ఓకే. ఓకే. ఓకే. అయితే అండి మీరు ఈ మొత్తానికి ఈ టేప్ రికార్డర్లు అంటే మన ఆహ్, అదే క్యాసెట్ ప్లేయర్లుంటాయి కదండీ! అవ్ అవైతే మొత్తానికి వాడరు. మీరు గుర్తు మీరు గుర్తు తెచ్చుకుంటే అండి క్యాసెట్ రివైండ్ చేసేటప్పుడు ఒక చటక్ చటక్ లాంటి ఒక శబ్దం వచ్చేది. లేకపోతే మనా అదీ క్యాసెట్లో రీల్స్‌ని టైట్ చేయాలంటే ఒక పెన్సిల్‌తోని తిప్పితే ఒక రకమైన సౌండ్ వచ్చేది అవి గుర్తున్నాయా అండి మీకు ఇంకా?
క్యాసెట్ అండి. అవునండి. వాడా వాడా. అవును. అస్సల ఇంకా ఇప్పటికి కూడా గుర్తుందండి. అంటే వాటిలో మ్యాక్సిమమ్ ఏంటంటే మెకానికల్ పార్ట్సె ఉంటాయి కదా. ఆ యనక్కి ఇలా కొట్టిన కూడా మీకు గమనిస్తే రివైండ్ కొట్టినప్పుడు కూడా కీ అనే ఒక రకమైన సౌండ్ వస్తది.
హ్మ్. హ్మ్. నిజంగా, అవునండి, అవునండి.
<chuckles> అదొటొస్తది. మళ్ళీ క్యాసెట్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, గబుక్కున కింద పడిపోయిన ఆహ్, లేకపోతే ఆ కరెక్ట్‌గా మనం పెట్టలేదనుకోండి రీలు బయటికొచ్చేసి అలా ఆహ్, డిస్టర్బ్‌యిపోతది రీల్.
హ్మ్. హ్మ్. నా దిష్టం అయిపోతే అవన్నీ తెగల్ తెగల్ అంతా బయటకు వచ్చేస్తాయండి మొత్తము. అది మళ్ళీ తిరిగి పెట్టడానికి కూడా రాదన్నమాట. హ్మ్.
<chuckles> అవును. ఆ తీగలన్నిటిని జాగ్రత్తగా తీసి అవంతా ఒక లైన్‌లో ఇప్పుడు సైకిల్‌కి చైన్ పడిపోతే ఎంత జాగ్రత్తగా పెడతాం. అలాగ ఒక పెన్‌ని దాంన్లో పెట్టి, నేను ఆ పెన్నుకన్నా ముందు ఏం చేసేవాడిని అంటే వేలుతో కూడా తిప్పుతా ఉండేవాడిని. అదొక సరదా.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. చిటికెన వే‌లుతొని తిప్పితే కొంచెం నీట్‌గా వచ్చేదన్నమాట. <giggles>
అవును. అవును. సో, అది కూడా భలే సరదా సరదాగా ఉండేది అది కూడా ఆ సౌండ్‌లు గాని, లేకపోతే క్యాసెట్‌ని ఊపినా కూడా, ఆ ఒక డొల్ల సౌండ్ వస్తా ఉంటదన్నమాట.
హుహు. హ్మ్. ఆ! నిజంగా నిజంగా అండి. నిజంగా. అంటే చాలా అద్భుతమండి అంటే ఫ్లిప్ ఫోన్సు, క్యాసెట్ ప్లేయర్లు ఇట్లాంటివి పాత జ్ఞాపకాల గురించి మీ జీవితంలో ఎలాగా వాడారు? దాన్నుంచి మీకేం కొత్తదనం వచ్చిందంటే, ఎలాంటి మార్పులు ఉన్నయి, ఇప్పుడు టెక్నాలజీకి అప్పటికి మీ భావన ఏంటి, అని చాలా చక్కగా క్లుప్తంగా చెప్పారండి. మీతోని మాట్లాడి చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
యాహ్!